ఇప్పుడు ఏంటంటే ఈ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్స్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ థియేటర్స్ కాన్సెప్ట్ అనేది తగ్గిపోతుంది. <chuckles> ఇవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. అప్పుడు ఒక థియేటర్‌కెళ్ళి మూవీ చూసి అక్కడ అరవడము, గోల చేయడము. లేదంటే ఆహ్, ఫ్యాన్స్ అరుస్తుంటే చూడ్డం అది ఒక డిఫరెంట్ వైబ్ ఉంటది కదా! సో, ఈ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్స్ వచ్చిన దగ్గర నుంచి టీవీకి ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం కాని, ఆహ్, టీవీ ముందు కూర్చోవడము అలా జరుగుతుంది. సో, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏమైనా గమనించారా మీరు?
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అబ్బో! చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఎందుకంటే నేను పర్సనల్‌గా గమనించానన్నమాట అది. ఒకప్పుడు ఆ! నేను 'బిగ్ బాస్' కొంచెం చూస్తాను లేండి. ఫస్ట్ సీజన్ నుంచి ఫాలో అవుతూ ఉంటాను. ఆహ్, అయితే ఓహ్! 4 సీజన్స్ వరకు టీవీలోనే చూస్తుంటే ఎప్పుడెప్పుడు 9:30 అవుతుంది రోజు ఎపిసోడ్ చూడా చూడాలి అన్నట్టు ఇట్లా బాగా ఆ! ఒక ఎక్సైట్‌మెంట్ అనేది ఉండేది. ఆ!
హ్మ్. ఓకె. <chuckles> హ్మ్. <chuckles> వెయిట్ చేస్తూ ఉండాలి. నిజంగా నెక్స్ట్ ఏం అవుతది? నెక్స్ట్ ఏం అవుతది? అనే ఒక ఎక్సైట్‌మెంట్ ఉండేది.
అవును. ఆ ఎక్సైట్‌మెంట్‌తో ఇంకా అమ్మకు కూడా చెప్పేదాన్ని అన్నమాట. హ్మ్. అమ్మా నేను చూడాల్సిందే 'బిగ్ బాస్' చూడాల్సిందే. మీరు పడుకోండి టీవి ఆపిస్తా అంటే మాత్రం ఊరుకోను. అని చెప్పేసి గట్టిగా చెప్పేసి ఆ! ఇంకా మా నాదే ఇంక. మళ్ళీ మా తమ్ముడు పోటీకి వస్తానన్నా కాని వాడికి కూడా ఇచ్చేదాన్ని కాదు. అట్లా నైన్ థర్టీ టు టెన్ థర్టీ మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం మా తమ్ముడు కూడా చూసేవాడు. వాడికి వేరే ఆప్షన్ ఉండేది కాదు కదా! ఇంక అప్పుడు నాతో కూర్చొని ఇంక మేమిద్దరం మంచిగా ఆహ్, జోక్స్ వేసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట టీవీ చూస్తూ. కానీ ఇప్పుడు ఏమైంది ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ అనేవి వచ్చిన తర్వాత ఈ 'జియో హాట్‌స్టార్' ఇట్లా వచ్చేసాయి కదా! ఇంక దానికోసం ఎదురుచూడాల్సినంత అవసరం కూడా లేదు మనకి.
<chuckles> హ్మ్. ఆ టైం మీదిక. ఆ నైన్ థర్టీ టైం మీది. <chuckles> హ్మ్. ఓహో! అవును. ఓకె. హ్మ్. హ్మ్. ఇక టైం ఉన్నప్పుడు చూసేయడమే. <giggles>
ఆ! మనకి టైం ఉన్నప్పుడు ధడధడ అని ఒక 4 ఎపిసోడ్‌లు చూసేయడమే. అయిపోతుంది. అంటే ఆ ఎక్సైట్‌మెంట్ కానీ లేదంటే ఆ క్వాలిటీ టైం అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి లేకుండా పోతుంది. అవును. అ అప్పుడేంటంటే ఇంకా చక్కగా ఇంకా 9:30 దగ్గర నుంచి తినేవాళ్ళం అన్నమాట నలుగురం కూర్చొని తింటూ అది చూసేవాళ్ళం. మా అమ్మా-నాన్న చూడని వాళ్ళు కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా! ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓటీటీస్ వచ్చేసేశాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. సినిమాలు కూడా అంతే అండి. ఒకప్పుడు ఈ 'అమృతం' సీరియల్ ఒకటొచ్చేది. అలాగే ఆహ్, 'మొగలి రేకులు' అని చెప్పేసి ఇలా చాలా, చాలా సీరియల్స్ కూడా వచ్చాయి. హ్మ్. ఎంత పిచ్చిగా చూసేవాళ్ళమో హ్మ్.
హ్మ్. అంతే. హ్మ్. తెలీదు. గడపలే. హ్మ్. ఓకె. ఉహూ. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. సీరియల్స్ అవును. సీరియల్స్‌కి వచ్చేసరికి ఏంటంటే నిజంగా అది ఏదో తర్వాయి భాగం అనేసి వచ్చి. అది రేపు జరగబోతుందంటే ఈరోజు నుంచే మనం ఆలోచించడం అదొక ఒక అది నిజంగా తెలియని ఎక్సైట్‌మెంట్ అనేది ఉండేది
మామూలుగా కాదసలు. అవును. మీకు అసలు గుర్తుందో లేదో ఒక 5 ఇయర్స్ వెనక్కి వెళ్తే 'చిన్నారి పెళ్ళికూతురు' అని చెప్పేసి. మా టీవీలో వచ్చేవి 'చిన్నారి పెళ్ళికూతురు', 'ఈతరం ఇల్లాలు' ఆహ్, ఇట్లా 'నువ్వుంటే నాజాతగా' అని చెప్పేసి అవి హిందీ సీరియల్స్ అన్నమాట డబ్ చేసి ఇట్లా మనకేసేవాళ్ళు. నేనైతే మేము మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేవాళ్ళము. ఆహ్, మేము అప్పుడు 10థ్ అలా చదువుతున్నాం అనుకుంటా. ఆ ఎపిసోడ్ చూసి ఆ ఎపిసోడ్ గురించి ఒక గంట డిస్కషన్ ఉండేది మాకు.
హ్మ్. ఆ! అవునవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్.
ఆ! ఈరోజు ఆ హీరో ఇలా అన్నాడు కదా హీరోయిన్‌తో అని చెప్పేసి ఇట్లా ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం అనమాట అంటే ఆ విధంగా చూసేవాళ్ళం.
అదే డిస్కషన్. ఆ! అంటే నెక్స్టోచేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి దాని గురించి కూడా మాట్లాడుతూనే ఉంటారు. <giggles>
ఆ! అవును. ఇంక అదొక టాపిక్ అనమాట. టీవీలో సీరియల్స్ చూడడం, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లేయడం ఇదంతా ఒక భలే ఉండేది అప్పుడు. ఇప్పుడసలెక్కడండి అసల సినిమాలు చూడడం అంత ఇంట్రెస్టింగ్‍గా లేదు, సీరియల్స్ కూడా. టీవీలో ఏం వస్తున్నా కానీ అది మొత్తం మళ్ళీ ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్స్‌లో వచ్చేస్తుంది కదా! సీరియల్స్ కూడా.
ఓటీటీలు నిజంగా. అయితే థియేటర్స్ థియేటర్స్‌తో కంపేర్ చేస్తే, అరే! ఇప్పుడెందుకెళ్ళడం? ఇలాగే ఓటిటీలోనే వచ్చేస్తది కదా! ఆ థియేటర్‌కి వెళ్ళడం ఇప్పుడెందుకనేసి దాన్ని కూడా స్కిప్ చేసేస్తున్నారిప్పుడు.
హ్మ్. అవును. ఏంటంటే ఆహ్, మొన్న ఒక 'గర్ల్ ఫ్రెండ్' సినిమానో ఏదో ఒకటి వచ్చింది కదా! మా ఫ్రెండ్స్‌తోనే అన్నాను, ఏ! బాగుందంట. వెళ్దాం పదండి అంటేను, వాళ్ళంటున్నారు ఆహ్, "ఏడుపుగొట్టు సినిమాలకి డబ్బులు పెట్టి ఏం వెళ్తామే బాబు. ఇంకో 15 రోజులు ఉంటే ఓటీటీకొస్తుంది కదా!" అన్నారు.
హ్మ్. <chuckles> ఓకే. <chuckles> ఆ! అది అది నిజమే గానీ! ఆ ఆనందం మిస్ అయ్‌తరు గదా మీరా ఎక్స్పీరియన్స్ అనేది.
అంటే హ్మ్. అవును. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు వాళ్లేంటంటే ఆహ్, సినిమా అంటే ఏదో ఒకటి రావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ కానీ, కొంతమంది కమర్షియల్ సినిమాల వరకే డబ్బులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఎవరైనా ఒక ఆ వైబ్ అనేది ఉంటేనే, సినిమాకి ఎళ్ళడానికి ఇష్టపడుతున్నారు. లేకపోతే ఏముందిలే ఓటీటీకి వచ్చేస్తుందిగా అన్నట్టయిపోతుంది.
హ్మ్. ఓకే. హుహు. అవునులెండి. హ్మ్. మనీ వేస్ట్, టైం వేస్ట్ ఎందుకు అనేసి. <chuckles>
హ్మ్. మళ్ళీ అది కాకండి నా చిన్నప్పుడు ఈ 'పాడుతా తీయగా' అలాగే 'సరిగమపా'ని, 'సూపర్ సింగర్' అని చెప్పేసి ఈ సంగీతంవీ షోస్ వచ్చాయి గదా!
అవునవును.
నేనైతే పిచ్చి పిచ్చిగా చూసేదాన్ని. నా చిన్నప్పటి నుంచి వచ్చేవనమాట. చాలా వరకు నేను ఇంటర్మీడియట్ ఆ టైం వరకు సీజన్ సీజన్స్‌గా ఇలా మారుతూ వచ్చేవి. నాకు ఈ మ్యూజిక్ షోస్ అన్నా, రియాలిటీ షోస్ అన్నా కొంచెం ఆహ్, ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఎక్కువ చూసేదాన్ని టీవీ. అసలు ఏమైందో తెలీదు గానీ, ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఆ టీవీ జోలికే ఎళ్ళట్లేదనమాట. గట్టిగా గంట టీవీ చూసింది లేదు. అంటే దానికి కారణం ఏమి?
ఓకే. హుహు. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. ఈ ఫోనూ ఆఫ్ ఈ ఓటీటీ ఓటీటీలో అట్ల ఓటీటీ అంటే, మనకి ఫోన్‌లో గూడా లాగిన్ అయి చూసుకోవచ్చు. సో, అది ఎక్కువైపోయింది.
అదే గదా! ఈ హాట్‌స్టార్ ఫ్రీగా వచ్చేస్తుంది. అలాగే ఈటీవీ విను. షోస్ మొ మొత్తం ఫ్రీ వచ్చేస్తున్నాయండి. ఈ సీరియల్సూ, అలాగే కొన్ని పాత సినిమాలు ఇవన్నీ ఫ్రీగానే వచ్చేస్తున్నాయి. అదే కొత్తవనుకోండి సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాడు. అక్కడ ఆ! నేను బాగా వాడుతున్నాననమాట. ఆ! నేను బా ఫాలో అవుతున్నా మొత్తం. ఎటు నేను ఆ సీరియల్స్ చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. అప్పుడు ఇంక ఇందులోనే చూసేస్తా. ఇంక మళ్ళీ టీవీ దగ్గర కూర్చొని, ఆ రిమోటు కోసం కొట్లాడుకొని ఎక్కడ చెప్పండి? "ఈ బాధలన్నీ పడే బదులు దీనిలోనే చూసుకోవచ్చు గదా!" అని చెప్పేసి, అనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతానికి.
హ్మ్. ఆ! ఓకే. అక్కడ దెబ్బ కొట్టేస్తుంది. ఓకే. హ్మ్. హ్మ్. <chuckles> అదే ఇంకోటేంటంటే ఇప్పుడు ఎవె ఎక్కడికైనా బయట బయటకి కూడా మనకి ఒక్కోసారి టైమ్ దొరుకుద్ది గదా, బయట ఉన్నా గూడా. ప్రతి దగ్గరకి మనం టీవీ పట్టుకొని ఎళ్ళలేము గదా! <chuckles> సో, ఈ మొబైల్స్‌లో ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ ఆప్స్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యి చూసేయడమే, బయట ఉన్నా గూడా. ఆ! ఇంకా నేను లై లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ రీచార్జ్‌లు కూడా మానేసాం ఇంక మేము. <chuckles> టీవీ రీచార్జ్‌లు మానేసి, టీవీ ఆన్ చేయగానే ఈ ఓటీటీ, యూట్యూబ్ గాని, ఆహ్, లేదంటే ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయడం.
హ్మ్. కదా! ఆ! హ్మ్. అవునవునవును. ఆ! అబ్బబ్బబ్బబ్బా! అంటే ఈ టీవీ బ్యాలెన్స్ ఏయిచ్చుకోకుండా ఎంచక్కా ఈ ఓటీటీవీ 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటే అబ్బా ఏమన్నా ఐడియానా! ఆ! ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారండి. నేను గూడా చేస్తే పోతుంది భవిష్యత్తులో. <chuckles> మంచి ఐడియా ఇచ్చారు.
ఆ వైఫై బిల్. <chuckles> ఆ వైఫై బిల్ <laughs> నిజంగా. అండ్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‍ఫామ్స్‌కి కొంచం, ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో, అన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అని ఒకటి, ఈ అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ అనేది మంచి సి ఆహ్, ఏదైనా ఇంట్రెస్టింగ్‍గా జరుగుతుంది అనగానే, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ప్రైమ్‌లో కూడా వచ్చేస్తున్నవి. అమెజాన్ ప్రైమ్‌లో ఇది ఒక కొంచెం, అది కూడా కొంచెం డిసాడ్వాంటేజే కదా!
హ్మ్. హ్మ్. అవును హ్మ్. అవునవునవును. డిసడ్వాంటేజెసే. అది కాక, ఈ ఇట్లా ఈ ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్ వల్ల ఇంకో డిసాడ్వాంటేజెస్ ఏంటంటే, ఆహ్, మా, మా చెల్లి ఒకమ్మాయి ఉంది. అది ఆహ్, ఈ ఈమె ఏమంటారు సీ డ్రామాస్, కే డ్రామాస్ అంటూ ఉంటారు కదా!
హహు. హ్మ్. కొరియన్ డ్రామాస్. హ్మ్.
ఆ! ఈ కొరియన్ డ్రామాస్ ఆహ్, బాగా ఎక్కువ చూసేస్తుందన్నమాట. ఈ ఎంఎక్స్ ప్లేయర్‌లోనో, ఇట్లా అవి ఫ్రీగా వచ్చేస్తూ ఉంటాయంట కదా! అంటే, ఆ పిల్ల పూర్తిగా అడిక్ట్ అయిపోయింది దానికి. ఇట్లా ఫ్రీగా రావడం వల్లే కదా! అది. అంటే, అది ఒక డిసడ్వాంటేజే కదా! దానికి తోడు అందులో, నేనడిగాను ఇట్లా, నీకు చిరాకు వేయదా, అట్లా యాడ్‌లు వస్తూ ఉంటాయి ఫ్రీగా అంటే, "అక్క! అసలు యాడ్‌లే రావు. డౌన్‌లోడ్ చేసుకుంటాను" అని నాకు చెప్తుందది. అంటే, ట్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట, మనకు తెలియదు.
ఓకె. హ్మ్. హ్మ్. నిజంగా. <giggles> అంటే, మీరు అదే, ఆమెకి మంచి చెప్దాం అనుకున్నారు. "అరే! టైమ్ వేస్ట్ ఎందుకురా? మానేసెయ్" అంటే మీకు యాడ్‌లు రావు, మీరు చూడండి అనుకుంటుంది.
ఆ! అదే నాకు చెప్తుందది. ఇప్పుడు, మీరన్నారు కదా! ఇట్లా యాడ్స్ వస్తుంటే, కొంతమందికి చిరాకు వస్తూ ఉంటుంది అని నేను కూడా ఎంఎక్స్ ప్లేయర్‌లో ఆహ్, ఏదో మూవీ చూసినప్పుడు నాకు చిరాకు వచ్చింది. 'దృశ్యం టూ' అనుకుంటా సమ్‌థింగ్ ఏదో చూస్తుంటే, ఇలా యాడ్‌లు వస్తే నాకు చిరాకు వచ్చింది. ఏహ్! ఏం యాడ్‌లు ఇయి దీనికంటే, టీవీలో యాడ్‌లు బెటర్ కదా! వాషింగ్ పౌడర్ నిర్మ <giggles> అనుకుంటూ అని అనుకున్నా లోపల. కాకపోతే దాన్నెళ్లి అడిగితే, అది చెప్తుంది ఇట్లా ఆహ్, "నువ్వు డౌన్‌లోడ్ చేసుకుంటే, నీకసలు యాడ్సే రావక్క. నువ్వు ఇట్లాంటివి తెలుసుకోవాలి కదా! ఇంత వయసు వచ్చింది ఎందుకు?" అన్నట్టునింది. నాకైతే, ఎందుకులే ఈ పిల్లలు ఈ కాలం.
హ్మ్, హ్మ్. ఆహా! హ్మ్. <laughs> హ్మ్. దెబ్బ కొట్టినట్టు అయిందనుకుంటా?
ఆ! ఎంత ముందుకెళ్ళిపోతున్నారండి బాబు అసలు. నాకైతే, నిజంగా తెలీదు. ఇట్లా డౌన్‌లోడ్ చేసుకుంటే యాడ్స్ రావని.
నిజంగా. <chuckles> అయితే అండి చేస్తాను. అదే నాకర్థమైంది. ఇప్పుడు యాడ్స్ ఎలా అవాయిడ్ జెయాలనేసి. <giggles> ఇంకోటి ఈ
మీరు గూడా ట్రై జెయండి. హ్మ్. పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం.
హ్మ్. చిన్న పిల్లల్నించి. ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ అనగానే మనకి ఆహ్, తర్వాత గుర్తొచ్చేదెంటంటే రికమెండేషన్స్. ఇప్పుడు ఏదైనా మనం మూవీ పెట్టుకొని, ఆ మూవీ అయిపోగానే ఆ మూవీ బా నచ్చిందనుకోండి. అబ్బ! నాకిలాంటి మూవీ ఇంకోటి అవ్ కావాలి అనేసి బయటికెళ్ళి సర్చ్ చేయనక్కర్లేదు మనకి. ఆటోమేటిక్‌గా <giggles> కింద రికమెండేషన్స్ ఒస్తాయి గదా! ఆ! అవునండి.
హ్మ్. హ్మ్. అవసరం లేదు ఇంక. ఆ! అల్గారిథం భలే పనిచేసిద్ది తెలుసా అండి నిజంగా. <giggles> మామూలుగా పనిచేయదు అల్గారిథము. ఏంటంటే, నేను రీసెంట్‍గా అయితే ఇట్లా ఈ రికమెండేషన్స్‌లో పడిపోయి నా టైమ్ ఎంత వేస్ట్ చేసుకున్నాను అనంటే, ఈ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అని జెప్పేసి ఈ మధ్య ఒకటొచ్చింది.
హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్. హ్మ్.
అదీ ట్రైలర్ బావుందిలే అని జెప్పేసి, దాన్ని క్లిక్ చేసి చూసాను. బాబోయ్! మామూలుగా లేదు. హ్మ్. చా ఆ! చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా ఒకటి చూసాను. అంటే నేను ఒక హారర్ మూవీ చూసి కూడా అలా ఆహ్, భయపడలేదనమాట.
భయపడిపోయారా? 1 ఇంకా జెప్పాలంటే, 6 గాదండి, 1 జూడండి. అది ఇంక మళ్ళీ మళ్ళీ మ ముట్టుకోరు. <giggles>
అయ్‌బాబోయ్! ఆ అదే అండి బాబు. అదే జెప్తున్నా. అది ఒక్కటొచ్చింది గదా! నాకింక ఆపుకోలేకపోయాను నేను ఆత్రం. కింద రికమెండేషన్స్‌లో గూడొచ్చింది. మొత్తం జూసేశా. ఆ! అబ్బా! అసలు ఏంటండి? నేనైతే ఈ మన కళ్ళు మూసుకోకుండా, చేతులు అడ్డం బెట్టుకొని చూస్తూ ఉంటారు చూశారా?
ఆహా! చూసేసారు. హ్మ్. <giggles> హ్మ్. అలా చూసారా?
ఆ హారర్ సినిమా ఆది చాక్ ఆ చేతులు మధ్యలో గుండా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని సేమ్ అదే విధంగా జూసా అనమాట. అది చూసిన తర్వాత కూడా నా పరిస్థితి దారుణం ఏ వంటగదిలోకెళ్తే హ్మ్. <chuckles>
<chuckles> డైలీ అదే <chuckles> డైలీ ఏమనా యాక్టివిటీస్ జేయాలన్నా భయమేసేదనుకుంటా. <chuckles>
మాములుగా గాదు. వ హ నాకైతే ముందు దారుణంగొచ్చిన ఆలోచనేంటంటే ఆ వంట గదిలోకి ఎళ్తే పైన గంగాళం ఒకటుంటుంది <chuckles> మాకు. ఆ గంగాళం ఎక్కడ జారి నా నెత్తి మీద పడుతుందో అని చాలా రోజులు భయపడిపోయినాను నేను. అస్సలు మామూలుగా పనిచేయదండి. ఈ ఆల్గారిథమ్ ఉంటుంది గదా మనకి రికమెండేషన్ చేసేది భలే పనిచేస్తుందన్నమాట. పర్ఫెక్ట్ రికమెండేషన్స్ ఇస్తుంది.
<chuckles> ఓకే అది హుహుహు. హ్మ్. ఆ అని హ్మ్ నిజంగా. అంటే ఇప్పుడు మీరు ఈ ఓటీటీ ఫ్లాట్‍ఫామ్స్‌లో ఓన్లీ మూవీస్ చూడ్డము అవే జేస్తారా? లేదంటే ఇంకా సీరీస్ వెబ్ సీరీస్ లేదింకా సీరియల్స్ ఇవన్నీ కిర్ క్రికెట్ స్పోర్ట్స్‌కి సంబంధించినవి కూడా వస్తా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్‌గా.
మొత్తం అండి నేనైతే నేను క్రికెట్ జూస్తా. ఆహ్, అమ్మాయినైనా గానీ నేను క్రికెట్ బా జూస్తా. నాకు బా అలవాటనమాట. అది టెస్ట్ మ్యాచ్ చూస్తా నేను. క్రికెట్ జూస్తూ ఉంటా, నాకు ఈ ప్లాట్‍ఫామ్స్ అయితే మొత్తానికి ఒక 3 ఉన్నట్టు ఉన్నాయి సబ్స్క్రిప్షన్సు అంటే నావి కాదు. మా ఫ్రెండ్స్ ఇచ్చినవి. ఆ! ఇంకా మూవీస్ చూస్తాను. అలాగే సీరియల్స్ కూడా నేను ఎక్కువ జూస్తానండి. జిన్ మాయల మాయజాలం అని చెప్పేసి, ఇలా చాలా చాలా సీరియల్స్ ఉంటాయి నేనొకసారి అయిపోయినయి గూడా మళ్ళీ రెండోసారి చూస్తాం అనుకుని కూర్చుంటా. ఎందుకంటే నాకంత ఇంట్రెస్ట్ అనమాట. నచ్చితే అన్ని సార్లు చూసేస్తూ ఉంటా. అలానే షోస్ ఉంటాయి. హ్మ్.
ఓకే. హ్మ్. ఓకే. <chuckles> ఓకే. ఓకే. హ్మ్. <chuckles> హ్మ్. అంటే ఇందులో దీనివల్ల ఇంకోటేంటంటే ఇవి లాంగ్వేజెస్ ఇప్పుడు మనకు టీవీలో ఏంటంటే తెలుగులో ఒస్తే తెలుగులోనే ఆ మూవీ జూడాలి. ఒకవేళ హిందీ మూవీ అనుకోండి మనకు టీవీలో సబ్‌టైటిల్స్ ఆన్ జేసుకునే ఛాన్స్ ఉండదు <chuckles> టీవీలో. ఇప్పుడిలాంటి ఓటీటీ ఫ్లాట్‍ఫామ్‍లో అయితే మనకి తమిళ్ మూవీ అయినా సరే, అది హిందీ మూవీ అయినా సరే మనకి నచ్చిందనుకోండి, ఆ సబ్‌టైటిల్స్ ఆన్ జేసుకోవడం పెట్టేసుకోవడం, జూసేసుకోవడమే ఉంటది గదా!
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అలా బోల్డు మూవీస్ చూసా నేను. 'బెంగుళూరు డేస్' ఉంది గదా! అంటే అప్పుడికి డబ్ డబ్బింగ్ కల్చర్ రాలేదు గదా! ఇప్పుడంటే అన్ని మూవీస్ ఎంచక్కా మనకి ఏ లాంగ్వేజ్‍లో కావాలంటే, ఆ లాంగ్ ఆ లాంగ్వేజ్‍లో డబ్ జేసి ఒస్తున్నాయి గదా! అప్పుడు అంత లేదు. అది అప్లోడ్ జేసినప్పుడు బహుశా. అది ఒక మలయాళంలోనే ఉంటుంది. నాకెందుకో ఒరిజినల్దే చూద్దాం అనిపించింది తెలుగులో ఉన్నా గాని, నేనింకా అదే చూశాననమాట. సబ్‌టైటిల్స్ అలా అర్థం చేసుకొని దాన్నే చూశాను. నాకు అది మంచి ఎక్స్‌పీరియన్స్ ఆ సబ్‌టైటిల్స్‌తో మాత్
గ ఆ! ఆ! అవునవును. హుహు. ఓకే. హ్మ్. హుహు. నిజంగా. మీరు అన్నారు గదా డబ్బింగ్ అనేసి. వ చెత్ ఇందులో ఏంటంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మూవీస్ గాని పెట్టి చూడండి. డబ్బింగ్ తెలుగు ఉంటది అసలు తెలుగు మీద విరక్తి వచ్చేటట్లే జేస్తారు వాళ్ళు డబ్బింగ్ అయితే.
హ్మ్. హ్మ్. ఆహు అవునవునవునవును. దారుణమనే చెప్పాలి. ఈ హాలీవుడ్ మూవీసే గాదు. ఈ మధ్య ఈ చైనా వాళ్ళ మూవీస్ కూడా <giggles> వత్తున్నాయండి బాబు. నేను మొన్నొకటి జియో హాట్‌స్టార్‌లో పేరు మర్చిపోయాను గానీ దాని డబ్బింగ్ అయితే వరస్ట్‌కే వరస్ట్ అనమాట. మన గ్రాంథిక తెలుగు అంటారు చూసారా!
<chuckles> హ్మ్. అసలు తెలుగు వచ్చి <chuckles> ఆ! ఆ!
అది వాడారు. బాబోయ్! మాములుగా లేదు అది మాత్రం. హ్మ్.
నిజంగా ఒకోసారి అసలు మూవీస్ మీద ఇంట్రెస్ట్ పోగొట్కో పోగొట్టేస్తది, ఆ వ ఆ డబ్బింగ్స్ అయితే.
అవును. ఎందుకు చూత్తున్నాం రా బాబు అనిపించ్చిది. తీసేస్తాం అలాంటివి చూడలేమనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు వాడతారు ఆ భాష?
<chuckles> హ్మ్. అవును. నిజంగా అండి. నిజంగా మీరైతే ఈ స్ట్రీమింగ్ ఫ్లాట్‍ఫామ్స్ ద్వారా ఆ టీవీకి ఎలాంటి ఎఫెక్ట్ పడింది? అండ్ ఈ ఓటీటీ ఫ్లాట్‍ఫామ్స్ గూడా మీరెంత బా యూజ్ చేసుకున్నారో గూడా బా చెప్పారు. మనం కుదిరితే మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
<giggles> తప్పకుండా నాకూడా ఇవన్నీ మీతో పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.